హుహు.
ఆ వ్యాయామాలతో పాటు కొన్ని, కొన్ని సందర్భాల్లో ఎ ఎ‌క్విప్‌మెంట్స్‌తో కూడా యూస్ అయ్, ఆహ్, చెయ్యాలి మనం. ఓన్లీ వ్యాయామాలతో కాదు. కొన్ని, కొన్ని ఎ‌క్విప్‌మెంట్స్‌ ఉంటాయి గదా! మెషిన్స్ ఉంటాయి గదా! ఆ మెషిన్స్ మీద గూడా యూస్ చేసేయి అయితే ఉంటాయి. కానీ చిన్న, చిన్న వ్యాయామాలు అంటే ఈ ఫిజియోథెరపీ ఇదేమీ కాకుండా, మనకి మనం ఫస్ట్ ఒక చిన్న చిన్న వ్యాయామాలతో స్టార్ట్ చేసుకుంటే, అసల ఆ హెల్త్ పరంగా ప్రాబ్లమ్ రాదు. ఆహ్, మనం అసలు ఫిజియోథెరపీ దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం గూడా రాదు అని మాకనిపిస్తూ ఉంటది.
హ్మ్. హ్మ్. హుహు. ఓకే. ఓకే. ఆ! హుహు. ఓకే. హుహు. ఓకే. ఓకే. అంటే వాళ్ళు ఎటువంటి వ్యాయామాలు లేదా, ఎటువంటి పరిహారాలు పాటించాలి వాళ్ళు?
ఇప్పుడు మామూలుగా కూర్చున్న ఆహ్, ఎక్కువ లాంగ్ సిట్టింగ్ వాళ్ళు అనుకోండి. మీరు అంటే ఒక గంటల్ గంట, గంటకి లేస్తే బెటర్. అంటే గంటకి ఆహ్, రెండు గంటలకి అట్ల కన్నా, గంట, గంటకి లేచి కొంచెం నెక్ రొటేషన్స్ ఏం లేదు గుండ్రంగా క్లాక్‌వై‌జ్ ఒక 4 సార్లు యాంటీ క్లాక్‌వై‌జ్ 4 సార్లు. అట్లాగే భుజాలు ఒక మ్ ముందుకు ఒక 4 సార్లు వెనకకొక 4 సార్లు. ఇట్లా ఏంటంటే ఇప్పుడు మనము పడుకొని లేసి ఒళ్ళు విరుచుకుంటాంజూసారా?
హుహు. హ్మ్. ఓకే. ఓకే. ఓకే. హుహు. హ్మ్. అవునవును.
ఆ! అట్లా ఒళ్ళు విరుచుకుని ఒక 4 అడుగులు అటేసి, నువ్వు ఎట్లాగో వాటర్ దాగాలి. డీహైడ్రేట్ అయిపోతావు. సో, కొంచెం బాటిల్ దగ్గరలో పెట్టుకోకుండా, <chuckles> కొంచెం దూరంలో పెట్టుకొని వ అవర్‌లీ, అవర్‌లీ ఎలాగో వాటర్ తాగాలి గాబట్టి, కొంచెం నడిచినట్టు.
అవును. హ్మ్. హుహుహు. అంటే <chuckles> ఇది 2 వైపులా పని జేస్తుంది. మనం ఇక్కడ వాటర్ దాగుతాం. నెక్స్ట్ మన బాడీ ఫ్రీ అవుతుంది. మనం నడిచినట్టు గూడా అనిపిస్తుంది. ఆ!
ఇట్లా ఇట్ల హ్మ్. అవును. కాసేపు నడుస్తు అనిపిస్తుంది. ఇట్లా ఫస్ట్ చిన్న చిన్న వాటితో స్టార్ట్ చేయాలి. ఇది కాకుండా అసలు మీకు ఏ ఇష్యూ లేకపోయినా సరే, మీరు పొద్దున్నే లేచి ఒక 10 నిమిషాలన్నా సరే! ఫస్ట్ బ్రీతింగ్ ఎక్సర్‌సైజ్ చేయాలండి. మన ఏంటంటే ఆ! బ్రైన్‌కి బ్రెడ్ సారీ బ్లడ్ సప్లై అనేది బాగా జరుగుతుంది.
హ్మ్. హ్మ్. ఓకే. ఓకే. ఆ!
అది గూడా ఎట్లా అంటే, ఒక 4 సెకండ్లు గాలి తీసుకొని, 5 సెకండ్లు గాలి అలాగే బిగబట్టుకొని 7 సెకన్లు గాలి వదిలేయాలి.
హ్మ్. హ్మ్.